<laughs> అప్పుడు మీరెట్లా, మీరెట్లా రిజా రియాక్టయ్యారు? ఆళ్ళు ఎలా స్పందించారు?
ఎలా స్పంది అంటే, మేమే కొంచెం ఆచ్చర్యపోయాం. సరే మీరు హాతో బెట్టుకోవాలనుకుంటున్నారు, ఓకే అది బావుంది.
హ్మ్.
దానికి మ్ నా, నా మీద ఈర్ష్య పడడమేంటి అని జెప్పి, నేనూ ఫీలవ్వడం జరిగి అదే, బా ఇదవ్వడం అయ్యింది.
<chuckles> అంటే, ఇప్పుడు తన పేరూ, మీ పేరు లాక్కొని తను పెట్టుకోడమేమి లేదు కదండి. ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు. తానెందుకలా చేసింది?
నేను అదే అన్నా. నేనదే అడిగాను. అడిగితే, ఆహ్, వాళ్ళేమంటున్నారంటే, నీ పేరు చాలా బావుంటుంది.
హుహు.
ఆ! వాళ్ళు హాతోనే పెట్టమన్నారు.
హుహు.
ఇంకా ఆఖరికి వాళ్ళు ఇంకా ఆహ్, అలాగే ఆ హాతోనే స్టార్టయ్యేటట్టు ఇంకో పేరు బెట్టుకొనీ చెయడం జరిగింది.
హుహు. ఇంకా ఇప్పుడు మీ పేరూ కొంతమందికి మీరు చెప్పంగాలనే, కొంతమంది తప్పుగా పలుకుతారు.